ఆ! చాలా సార్లుండి. అంటే నేనేం జేస్తానంటే, ఇప్పుడు మా మమ్మీతోని యూజువల్‌గా అంటే, నేను కాలేజీలో ఉన్నంత సేపు చుడీదార్స్ కుట్టిపించుకున్న. లేకపోతే, హాఫ్ శారీస్ కుట్టి పి ఇప్పుడు హాఫ్ శారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. కానీ, నాకు ట్రెడిషనల్ ఓల్డ్ స్కూలు హాఫ్ శారీస్ అంటే ఇష్టం. ఇప్పుడు అంటే, అది అందరికీ తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడొచ్చే హాఫ్ శారీస్ ఎట్లా ఉంటున్నాయంటే, ఇదివరకు హాఫ్ శారీస్ ఎలా ఉండేవి ఫస్ట్ చెప్తాను. మామూలుగా స్కర్ట్ అంటే, వేసుకునే స్కర్టు ,బ్లౌజు ఒకటే కాంబినేషన్లుండేవి. అపోజిట్ కాంబినేషన్ ఓని వచ్చేది. అవి ట్రెడిషనల్‌ ఆహ్, గా ఉండేవి. ఇప్పుడు ఎలా వస్తుందంటే, లెహెంగా ఒకటే, అంటే స్కర్ట్ ఒకటే ఒక కలరు. బ్లౌజు ఇంకా చున్నీ ఒక కలరొస్తుంది. నాకది నచ్చదు. ఆ కాన్సెప్ట్ అనేదే నచ్చదు. ఆ! బ్లౌజ్ అండ్ చున్నీస్ సేమ్ కోఆర్డినేట్ అవ్వడము లెహెంగా డిఫరెంట్‌గా ఉండడం అనేది నచ్చదు. నాకు యూజువల్‌గా లెహెంగా అంటే, ఓల్డ్ స్కూలులో ఎలా ఉంటుందో ఆహ్, లెహెంగా అండ్ బ్లౌజ్ సేముండి ఓన్లీ కాంట్రాస్ట్ కలర్ రావడం ఇష్టం. సో, అది ఎక్కడా చాలా తక్కువ దొరకడం. అది నేను లి లిటరల్లీ చాలా షాప్స్ తిరిగాను. నాకు ఆ మోడల్‌లో చూపించ్ఛందంటే, అది చాలా పాత మోడల్ మేడం ఇదే ట్రెండ్ ఇప్పుడు అని చెప్పారు. కానీ, నాకు పాత మోడల్ అయినా అదే కావాలి. అయితే నేనేం చేస్తాను ఫ్యాబ్రిక్ తెచ్చుకొని, నాకు నచ్చిన ఆట్టుగా అంటే ఫ్యాబ్రిక్ ఇప్పుడు మాములుగా లెహెంగా అంటే లంగావోణీలు అంటే, స్కర్ట్ వచ్చేసి, గేరా అంటే మొత్తం ఆహ్, వి విడ్త్ వచ్చి 2.5 మీటర్స్ ఉంటుంది. కానీ, నాకు ఫుల్ విడ్త్ కావాలి.
హ్మ్. హ్మ్. అవును. ఓకే. హుహు. అవును. అవును. అవును. హుహు. అవును. హుహుహు. ఓకే. హుహుహు. ఓకే. హ్మ్. హుహుహు. ఓకే. ఓకే. ఓకే. హుహు. అవును. హుహుహు.
అప్పుడు నేను 5 మీటర్స్ తెచ్చుకుంటాను. అంటే డబుల్ విడ్త్ తెచ్చుకుంటాను. ఫాబ్రికు బ్లౌజ్‌కి సేమ్ కలర్ తెచ్చుకుంటా. దానికి కాంట్రాస్ కాంట్రాస్ట్‌గా దుప్పట్టా తెచ్చుకుంటా లేదా ఓనీ తెచ్చుకుంటా.
ఓకే. ఓకే. కొంచెం కాంట్రాస్ట్‌ ఆహ్, డిఫరెంట్‌వి వేసుకుంటే బాగుంటదన్నమాట చూడ్డానికి కూడా. ఇప్పుడు మీరెక్కువ ఏ కలర్స్ ఏస్ ఏసుకోవడానికి ఇష్టపడతారు? అంటే, బ్రైట్ కలర్సా? లేదా లైట్ కలర్సా? అన్ని, అన్ని?
అవును. అన్ని ఈ కలర్, ఆ కలర్ అని లేదు. అన్ని కలర్స్ ప్రిఫర్ చేస్తాను. అంటే, కొన్ని కలర్స్ పడవు మనకి. మనం ఏసుకుంటే పేలగా అయిపోతాం.
ఆ! అంటే, ఇలా మనకుంటది కదండీ! ఓకే. అవునవునవును. అంటే, మనకుంటది కదా! కొంచెం మన స్కిన్ టోన్‌ని బట్టి కూడా ఈ ఈ కలర్ వేసుకుంటే బావుంటది ఈ కలర్ వేసుకుంటే బావుండదని కొన్ని ఉంటాయి కదా! మనకు. అలా అలా. సో, దాంట్లో మీరేదెక్కువ ఇష్టపడతారని? అంటే బ్రైటా? లైటా? లేకపోతే మీరెక్కువ ఏసుకోవడానికి ఐ మీన్ జీన్సా? చుడిదార్సా? అట్లాంటివి ఏవి ఎక్కువిష్టపడతారు?
అవును. ఉంటాయండి. ఖచ్చితంగా. ఆ! నేను నేనెక్కువ జీన్స్, టాప్ వేసుకోవడానికే ఆహ్, ఇష్టపడతానండి. అంటే, ఇప్పుడు నాకు టీ షర్ట్స్ వేసుకోవడం ఇష్టముండదు. అలా అని లాంగ్ కుర్తీసు, చున్నీసు వేసుకోవడం మేనేజబుల్‌గా ఉండదు. ఆఫీస్‌కి వెళ్ళడానికి గానీ అంటే వేసుకుంటాం ఏదో ఫెస్టివ్ వేర్ కింద వేసుకుంటాం. సో ఏంటంటే, ఇప్పుడు ట్యూనిక్స్ అని షార్ట్ కుర్తీస్ అని వస్తాయి. అంటే అవి టీ షర్ట్ లెంగ్త్‌లోనే ఉంటాయి. కానీ కుర్తీస్ అనమాట. నార్మల్ మన కాటన్ కుర్తీస్ ఉంటాయి. సో, జీన్స్ మీదకి అవేసుకుంటే చాలా ఇపుడు చాలా ట్రెండ్‌గా ఉంటున్నాయన్నమాట.
ఓహ్! ఓకే. ఓకే. ఓకే. హుహు. అవును. అవును. హుహు. ఓకే.

అవును. వింతగా ఉంటది. సో, ఆ ఉద్దేశం ప్రకారం, ఇప్పుడు అదే లెంత్‌లో నేను ఒక కాటన్ టాపేసుకుంటే ఏమనరు.
హ్మ్. హ్మ్. అవును.
సో, అందుకనే నేను షార్ట్ కుర్తీస్ ప్రిఫర్ చేస్తాను. టీ షర్ట్స్ బదులు. అండ్, మామూలుగా టీ షర్ట్స్ కన్న స్వెట్ షర్ట్స్ గానీ, అవి వేసుకుంటానంటే, టర్టిల్ నెక్కుంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి, క స్వెటర్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక డ్రెస్ వేసుకొని, దాని మీద స్వెటర్ వేసుకొని, ఫంక్షనల్‌గా ఉండదు మనం ఆఫీస్‌కెళ్ళడానికి. కాబట్టి అండ్ అందులో కూడా ఆఫీస్‌లో, ఏసీ అవును. ఆఫీస్‌లో గూడా ఏసీసనేవి ఫుల్‌గా ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే, జీన్స్ అంటే మన కాళ్ళకి మందంగా ఉంటుంది. కాబట్టి, జీన్స్ వేసుకొని, మంచిగా టర్టిల్ నెక్ స్వెట్ షర్ట్స్ గానీ, లేపోతే మంచి ఆహ్, హుడీస్ ఇట్లాంటివి ప్రిఫర్ జేస్తాను వింటర్ సీజన్‌లో మాత్రం. వాటికి కూడా ఇన్‌స్పిరేషన్స్ చాలా స్టోర్సున్నాయండిప్పుడు. ఆహ్, సోల్ స్టోర్‌డే అని ఒకటుంటుంది. అక్కడ మంచి ఆహ్, దొరుకుతాయనమాట ఆహ్, హుడీస్ కానీ అవన్నీ.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. <chuckles> అవును. అవును. చూడ్డానికి లుక్కు కూడా, కొంచెం వియర్డ్‌గా ఉంటది. అవును. అవును. హ్మ్. ఓకే. ఓకే. ఆహాహా! ఇప్పుడక్కడ ఓన్లీ అమ్మాయిలకేనా అండి? అబ్బాయికి కూడా దొరుకుతాయా?
ఏది, అబ్బాయిలకి కూడా దొరుకుతాయి. స్నీకర్స్ దొరుకుతాయి అక్కడ. అన్నీ ఉంటాయనమాట. ఇది, అది అన్నట్టుండదు అన్ని రకాల ఔట్‌ఫిట్స్ అన్ని అంటే, అన్ని రకాల ఔట్‌ఫిట్స్‌లో హుడీస్, టీ షర్ట్స్, స్నీకర్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి టోడ్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి.
ఓకే. సూపర్. అయితే ఓకే. అయితే, ఖచ్చితంగా స్టోర్‌నొకసారి విజిట్ చేయాలనమాట.
ఆ! అది ఆన్‌లైన్ స్టోరే. ఆహ్, సోల్ స్టోర్డని ఒకటుంటది.
అదే. ఆ! అదిప్పటి వరకు తెలీదు. మీరు చెప్తేనే తెలిసింది. ఒకసారి ఖచ్చితంగా చూస్తాను.
ఆ! నేను ఇది ఇట్లనే అంటే పెద్ద హెచ్ అండ్ ఎమ్, జారా లాంటి బ్రాండ్స్ గానీ, దాకా వెళ్ళను. వెస్ట్ సైడ్ దాకా. ఇప్పుడు చాలా అంటే, నా దగ్గర లిస్ట్ ఆఫ్ బ్రాండ్సున్నాయి ఇట్లాగా. నేను అంటే జీన్స్ కోసమైతే థ స్టైలిష్ వార్డ్‌రోబ్ అని ఒక ఆహ్, పేజ్ ఉంటుంది. ఆహ్, వాళ్ళది బిజినెస్ అనమాట. వాళ్ళది నిజంగా నేను చెప్పాలంటే, ఒక్క జీన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ! ఒక్క జీన్స్ రూ. 500 కమ్మిన స్టేజ్ దగ్గర నించి, వాళ్ళిపుడు ఒక్క జీన్స్ 1500కి అమ్మే స్టేజ్ వరకు వాళ్ళ జర్నీ‌ని ఫాలో అయ్యాను. వాళ్ళ దగ్గర బట్టలు జీన్స్ తీసుకుంటా నేను.
హుహు. ఓకే. ఓకే. ఓకే. అర్ధమైంది. హుహుహు. చాలబ్ చాలా బాగుంటాయా? ఓహో! సూపర్! సూపర్! అయితే
సో, అంత లాయల్ కస్టమర్‌ని నేను ఆ బ్రాండ్‌కి.

అక్కడ గూడా సేమ్ వేరే వాళ్ళ దగ్గర ఉంది అన్నట్టు ఉండదు. అందులో అన్నీ వెస్టర్న్, ఇండియన్ అన్ని రకాలు దొరుకుతాయి. స్ ఇప్పుడు మనకి స్కర్ట్స్ వేస్తున్నారు, టీ షర్ట్స్ వేస్తున్నారు, జీన్స్ వేస్తున్నారు అన్నీ దొరుకుతాయనమాట. ఆ జనరల్ బజార్ అనే దాంట్లో. అది ఎక్కువ నేను జనరల్ బజారే చూజ్ చేసుకుంటాను. షాపింగ్‌కి అంటే కంపల్సరీ అదే చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే అక్కడ నాకు అన్నీ దొరికేస్తాయి. దొరకదు అనేది ఏది ఉండదనమాట. ఇయర్ రింగ్స్ ఆహ్, అంటే నేనేలా అంటే ఒక ప్లాన్ చేసుకుంటాను. అంటే పిన్‌ట్రస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది.
హుహుహుహు. ఓకే. హుహు. సూపరండి. సూపరండి. చాలా బా చెప్పారు. హుహుహు. ఓకే.
దాంట్లో మూడ్ బోర్డ్ అనేది సెట్ చేసుకుంటా. ఇప్పుడు నా బర్త్‌డే ఒస్తుంది అనుకోండి ఓకే. ఏ కలర్? ఆ కలర్‌లో రిలేటెడ్‌గా అవుట్‌ఫిట్స్ ఎట్లుండాలి? ఇప్పుడు కలర్ ప్యాటర్న్ అనుకుంటాను. వైట్, వైట్ అనుకోండి. ఇప్పుడు వైట్ ఉండాలి, వైట్‌లో ఎలాంటి ప్యాటర్న్‌స్ నా దగ్గర లేవు? అనేవి వెతుక్కుంటాను అంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని కొన్ని అనార్కలిస్ ఉండవు, కొన్ని స్కర్ట్స్ ఉండవు, ఉండి ఉండవు. లేకపోతే కొన్ని రకాల టాప్స్, కొన్ని రకాల మోడల్స్ అనేవి ఉండి ఉండవు. ఇయన్నీ రెడీ చేసుకుంటాను ఒక మూడ్ బోర్డ్ ప్రిపేర్చే సుకుంటా. చేసుకున్న తర్వాత వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హ్మ్. నా కలర్ ప్యాలెట్ అంతా అక్కడ చెప్తానన్నమాట. నాకు ఈ కలర్స్‌లో కావాలి, ఈ ఈ మోడల్స్‌లో కావాలి ఒకేళ అదే కలర్ క కన్ఫర్మ్‌గా దొరుకుతదని అప్పుడప్పుడు మనకు తెలీదు. ప్రిపేర్ అయితే చేసుకొనేళ్తాం. అప్పుడప్పుడు నాకు సేమ్ కలర్స్ దొరికేస్తాయి, కొన్ని కొన్ని సార్లు సేమ్ కలర్ దొరకకపోతే అంటే ఆ! నాకు ఒక ప్యాటర్న్ ఇప్పుడు సపోజ్ రీసెంట్‌గానే నేను ఆహ్, నా బర్త్‌డేకి 1 మంత్ బ్యాక్ షాపింగ్‌కెళ్ళాను. నాకు ఈ థీమ్ కలర్ ఏమనుకున్నానంటే రస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకుందాం అని అనుకున్నాను.
అవును. అవును. హుహుహు. హుహుహు. ఆహా! హుహు. అవును. అవును. అవును. అవును. ఓకే. హుహుహు. హుహు. కొన్ని, కొన్ని సార్లు దొరకవు. అవును. ఓకే. ఓకే.
అయితే ఆ! చెప్పండి.
ఇప్పుడు ఆహ్, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకోటి అర్థమైందండి. <smacks lips> ఏంటంటే మీకు యూనిక్‌గా ఉండడం అంటే ఇష్టం. ఇప్పుడు మన ఇప్పుడు అందరూ కొనే దగ్గర కొనుక్కుంటే ఇక్కడ పరిస్థితేమైద్దంటే వేరే వాళ్ళు వేసుకుంది మనం వేసుకుంది సేమే అయిపోద్ది. మళ్ళీ అక్కడ ఏమనిపిస్తదంటే అరే! అందరూ ఒకటే దగ్గర గొనుక్కున్నారు లేదంటే ఇవన్నీ సేమ్ డ్రెసెస్ నేను చూసినా అని ఇతరులకు కూడా అభిప్రాయం ఇలాంటివి కలుగుతది. సో మీ ఈ యూనిక్‌నెస్‌కి ఆహ్, మీరు ఏదైనా ఇప్పుడు మీ మమ్మీ టైలర్ అని చెప్పారు గదా! మీ యూనిక్‌నెస్‌కి మీరేదన్నా స్పెషల్‌గా మీ డ్రెస్ డిజైన్ జేకోవడం గాని, ఓర్ ఆహ్, ఏదైనా కొత్త స్టైల్‌ని మీరే క్రియేట్ చేయడం గాని, అరె! వేరే వాళ్ళు చూశినప్పుడు అరె! ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్ భలే ఉందే! నేనసలు ఎక్కడ చూడలేదు బయట. ఇలాంటిది ఏదన్నా మీ కాంప్లిమెంట్స్ గానీ ఇలాంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా?
అవును. నిజమండి. అవును. అవును. అవును. ఓకే.